హ్మ్. మాకైతే, మేము కొంచెం ఇల్లు కట్టేటప్పుడే నా రూమ్‌లో నేను సెపరేట్‌గా చిన్న లైబ్రరీ లాంటి, లైక్ ఎలా అంటే, ఒక చె వుడెన్‌తో ఒక కబోర్డ్‌లా కట్టిచ్చానన్నమాట. ఏందంటే, దానికొ మనం బట్టలు బట్టలు గాదులే. ఎలా అంటే, మనం పుస్తకాలు కానీ, మనకు కావాల్సిన చిన్న చిన్న యాక్సెసరీస్ కానీ, స్కూల్ ఆర్ కాలేజ్‌కి ఎళ్లేటప్పుడుకి సంబంధించినవి గానీ, ఇలా పెట్టుకోవడానికి నేను ముందుగానే జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఎందుకంటే, ఓన్లీ వాల్ కంటే కొంచెం అలా పెట్టుకుంటే, వాల్‌కి అటాచ్డ్ వ ఇలాంటి కబోర్డ్స్‌లాగా మనకి ఫ్యూచర్‌లో ఇలా బుక్స్ పెట్టుకోవడం కానీ, ఏమన్నా మన ట్యాబ్లెట్స్ పెట్టుకోవడమో, లేదంటే ఇలా వస్తువులు పెట్టుకోవడానికి స్టోరేజ్ అనేది హెల్ప్‌గా ఉంటుంది. ఎందుకంటే, ప్రతి ఒక్క చిన్న దాని కోసం మనం బీరువా యూజ్ చేయలేం గదా! చిన్న చిన్న బుక్స్ పెట్టడానికి గానీ. అవును.
ఓహ్! ఓకే. అవునవును. నిజమేనండి. అసలు బీరువా అంటే, మళ్లీ మనం ఏంటంటే, ఈ బంగారం పెట్టుకుంటాం అనుకో, డబ్బులు పెట్టుకుంటాం అనుకో, ఎక్కువ ఇష్టపడతారు. ఇలా పుస్తకాలు వాటిలో పెట్టుకుంటానికి బీరువా అంటే కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందిలెండి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే, మన పుస్తకాలు, లేదు బట్టలు, షెల్ఫులు గురించి ఆహ్, ఎట్లన్నా కొంచెం అరేంజ్‌మెంట్స్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆడవారు ఇంట్లో మీకు అక్క గాని, చెల్లి, తమ్ముడు ఇట్లా ఎవరో ఒకళ్లుంటారు కదా! వాళ్లకి జ్యువెల్లరీ ఉంటుంది. ఈ జ్యువెల్లరీ ఏంటంటే అండి, ఎన్నిసార్లు సదురుకున్నా కానీ, ఆహ్, ఆ గాజులు లేకపోతే ఆ చైనులు, ప్రతీదీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. వాటిలో కూడా ఏమన్నా ఉంటాయంటారా? బడ్జెట్‌లో స్టోరేజ్‌ మెయింటెయిన్ చేయడానికి.
అవునవును. అదే అండి. అవును. అవునండి. అవును. అవునండి. ఉంటాయండి. నాకొక అక్కుంది. చాలా బద్ధకమండి. ఏంటంటే, తన వస్తువులు కూడా వచ్చి నా రూమ్‌లో పెట్టేస్తదన్నమాట. ఇప్పుడు నా రూమ్‌లో నా వస్తువుల కంటే ఎక్కువ మా అక్క వస్తువులే ఉంటాయన్నమాట. ఎటు చూసినా మా అక్క వాచులు, మా అక్క బ్యాంగిల్సు, మొత్తం నా రూమ్‌లో మొత్తం మా అక్కవే ఉండేవన్నమాట. సో, దానికి నేనెప్పుడూ గొడవ పడుతూ ఉండేవాళ్లం. "ఏంటి? ఇలా ఎందుకు పెడుతున్నావు?" అని చెప్పి. మా అక్క కూడా అయినా కానీ, మళ్లీ వచ్చి పెట్టిద్దన్నమాట, ఏం మాట్లాడకుండా. సో, ఏంటంటే, ఒక ఒక డీమార్ట్‌లో గానీ, ఎలాగైనా మీరు ఇందాక చెప్పినట్టు ఒక కంటైనర్స్ ఉంటాయండి వైట్ ట్రాన్స్పరెంట్‌వి. ఏంటంటే, కొంచెం పెద్దగా ఉంటాయి. దాంట్లో మనం ఒకవేళ ఇప్పుడు స్టిక్కర్ ప్యాకెట్ పెట్టుకోవాలన్నా, దాంట్లో మనం నీట్‌గా పెట్టేసుకోవచ్చు. ఒక సైడ్‌కి అవి పెట్టుకోవటం, ఒక సైడ్‌కి ఇంకా లిప్‌స్టికులు, ఐ లైనర్స్ ఉంటాయి గదా! అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే, అన్ అ ఆ! అన్నీ ఒక చోట ఉంటాయి. సో, అది తీసుకెళ్లి ఆ బాక్స్‌ని మీరు ఎక్కడైనా డ్రెసింగ్ టేబుల్ కిందో, లేదంటే బెడ్ కిందో పెట్టేసుకోవచ్చు. సో, ఇది చాలా హెల్ప్ అయిద్దన్నమాట వాళ్లకి. అలా అని తమ్ముళ్ల రూమ్‌లో ఇలా పెట్టకుండా, వాళ్ల రూమ్‌లో పెట్టుకుంటే చాలా చా
<chuckles> ఓకే. <chuckles> ఓకే. ఓకే. ఓకే. అవునవును. బావుందండి. నిజంగానే. నిజమే అండి. <chuckles> నిజంగానే. బావుంది. బావుంది. చాలా బావుందండి ఐడియా. ఎందుకంటే, ఇట్లా ట్రాన్స్పరెంట్ అనుకోండి, అందులో మనం ఎట్లాంటి స్టిక్కర్స్ పెట్టామా? గాజులు పెట్టామా? చెవిలీ పెట్టామా? అవి కూడా కనిపిస్తాయి గాబట్టి, ఇబ్బందికరంగా ఉండకుండా చక్కగా ఈసీగా అయిపోతుంది. అయితే అండి, ఎన్ని ఈ యాక్సెసరీస్, ఇవన్నీ ఎట్లాగోట్లా మ్యానేజ్ చేసినా, ఈ వంట గదుంది చూసారూ! వంట గదిలో ఎన్ని సామాన్లున్నా సరే, మనకింకా కావాలి అనుకుంటాము. లేదు, అసలు ప్లేసే సరిపోవట్లేదబ్బా! ఇంకొక అలమారా ఉంటే బాగుండుద్ది, అని కూడా అనిపిచ్చిద్ది. మరి మీరైతే ఇంట్లో ఈ సామాన్లు వంట గదిలో ఎట్లా చేస్తారు? ఎలా సదురుకుంటారు?
హ్మ్. అవును. అవునండి. అవునవును. అవును. అవును. అవునండి. అసలు సో, మా ఇంట్లో అయితే, వంట సామాన్లు వంటింట్లో కంటే నా రూమ్‌లో ఎక్కువ ఉంటాయండి. అదేంటో నాకర్థం గాదు. మొత్తం
<laughs> అయ్యయ్యో!